ఓకే. హుహు.
అంటే, నాకు ఆల్రెడీ అలవాటుందండి ఫస్ట్ నించీ.ఎ హ్మ్. అలవాటుంది. ఏంటంటే నేను చెప్పాను కదా! నేను ఆ ఫీల్డ్ ఉన్నా గాబట్టి, నాకలవాటుంది. నేను చే‌స్
వ్యాయామం చేయటం. హుహు. అంటే, మీరు డాక్ట‌రా? లేకపోతే ఎట్లన్నా ఫిజియోథెరపిస్ట్. ఓకే. హ్మ్. బావుంది. హ్మ్.
నేను ఫిజియోథెరపిస్ట్ అండి. హ్మ్. అయితే ఇంక ఆ తరవాతేంటంటే, లంచ్‌కొచ్చేసరికి ఏదైనా కర్రీ ప్లస్ అన్నం ప్లేస్‌లొ ఇదని చెప్పాను కదా మీకు. ప్లస్ దాంతో పాటు ఎగ్ వైట్స్ 2.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హుహు.
అంటే లోపల యెల్లో తినను. ఓన్లీ ఎగ్ వైట్స్. కాకపోతే మా హస్బెండిక్కడేంటంటే, తను ఓన్లీ 1-5 తింటాడు.
హ్మ్.
ఇంకా ముందు తినడు. తర్వాత తినడు. అట్లా కొన్ని సంవత్సరాల నించి చేస్తున్నాడు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని.
ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్.
ఇ ఇంకా ముందు ఆహ్, ఎలాంటివి తీసుకుంటాడంటే బ్లాక్ కాఫీ తాగుతాడు. లేపోతే శంకు పూలుంటాయి చూసారా?
అవునవును. ఆ!
శంకు పూలతో టీ కాసుకోడం, లేకపోతే నీళ్లలోనే పసుపు, సొంఠి పొడి
శంకు పువ్వులు అనేది మనకి మ్ దొరుకుతుందాండది?
శంకు పువ్వు మేము చెట్టు పెట్టాము. పూలు ఫ్రెష్‌గా
అంటే, పచ్చిదే వేసి ఆహా! వేసేస్తారా వ్ నీళ్ళల్లో అది, పచ్చిగానే?
ఆ! ఏసేస్తాను. శివుడికిష్టమైన పూలంటారు చూసారా?
ఆ! వేసేసి? అవును. అవునులెండి మన బ్లూ కలర్‌లో అట్లా ఉంటుంది. హ్మ్. అది ఇంక వేడి చేసేసుకొని తాగేస్తారా?
అవునవును. లేకపోతే అవునండి. విడిగా కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు శంకుపూలు డ్రైడ్ ఫ్లవర్స్ అని, బయట.
ఓకే. హ్మ్. హుహు‌హు. ఓకే. మీరైతే ఇంట్లో పెంచేస్తున్నారు.
ఇట్లా అంటే

ఆ! అవునండి. అంటే, తప్పకుండా పాటిస్తాం యాక్చల్లీ. మేము కొంచమేంటంటే, ఆహారం అది కొంచెం హెల్దీగా తీసుకోవాలని ట్రై చేస్తాము. ఎందుకంటే, ప్రస్తుతము ఏ అన్నీ కలుషితంగానే ఉన్నాయని జెప్పొచ్చు. అంటే, ఇప్పుడు మేము తీసుకునేది గూడా అంత పా అంటే, క అన్నీ మంచియని కాదు గానీ, అంటే, ఉన్న వాటిలో కొంచం ఆహ్, ఆహార పద్ధతులైతే మార్చుకున్నాము. ఏంటంటే, నేను మా బాబుకు గూడా ఆల్‌మోస్ట్ హ్మ్.
హ్మ్. ఓకే. అవును. మార్చుకోవటమంటే, ఇదివరకెలా తినేవారు? ఏం మార్చుకున్నారసలు?
హ్మ్. అంటే, నేను నార్మల్‌గానే తినేదాన్నండి. మా హస్బెండేంటంటే ఆహ్, మాకు పెళ్ళై తోమిదేళ్లయింది. మాకొక బాబు. 6 ఇయర్స్ బాబు. యాక్చల్లీ ఏంటంటే, మా హస్బెండూ మా పెళ్ళికి ముందే 7 సంవత్సరాల నుంచే రైస్ తినడం మానేశాడు.
హ్మ్. ఆ! హ్మ్. అర్రె! ఆ! దేనికండి? ఎందుకు తినలేదు?
అంటే, అసలు రైస్ తినరు. అంటే, అహ్, తనూ వా ఏంటంటే, ఫ్యామిలీ హిస్టరీ అనుకోచ్చు. అవును. కొంచం ఒబేసుండడం, ఈ థైరియోడి, దీని వల్లేంటంటే, ఓ 120 ప్లస్సుండేవాడంట వెయిట్.
అలా డైట్‌గా. ఆహా! హ్మ్. హ్మ్. అబ్బా! ఆ!
మా పెళ్ళప్పడుకీ తనేంటంటే, ఆహ్, ఆహారపు అలవాట్లంటే, ఇదివరికి తిన్న ఫుడ్డు, అయి అన్నం, ఇట్లా ఏమీ కాకుండా కంప్లీట్ ఒక డైటంటూ స్టార్ట్ చేసి, మా పెళ్ళప్పటికేంటంటే, ఆహ్, 78కి ఒచ్చాడండి. ఓన్లీ డైటే. ఓన్లీ డైట్ ప్లస్సేంటంటే, యాక్టివిటీస్ చేస్తాడు. బ్ ఇప్పడికి చేస్తాడు. అంటే, బ్యాట్ మింటెన్‌ జేస్తాడు, జు జుంబా చేస్తాడు. ఆహ్, ఇట్లా హెల్దీగా స్టార్ట్ చేశాడు. సో, ఇక్కడేమైందంటే
ఆ! హ్మ్. హ్మ్. అమ్మో! ఆ! హ్మ్. ఓకే. అంటే, జుంబా అనే దానికి వెళ్తారా అండి?
అప్ ఆ! అప్పుడు వెళ్ళేవాడండి. ఇప్పుడు ఓన్లీ బ్యాట్ మింటెన్‌కే వెళ్తన్నాడు. జుంబాకి వెళ్ళట్లేదు గానీ, ఆహ్, అప్పుడు వెళ్ళేవాడు, పెళ్లప్పుడు. హ్మ్. అయితే, ఇక్కడ అహా! ఏమైందంటే, నాకు అంటే, నేను చదువుకుంది గూడా మెడికల్ ఫీల్డే అండి. నేను మెడికల్ సైడ్. నాకవగాహనుంది. ఏంటి అంటే, వాట్ ఇస్ వాట్ అనేది తెలుసు నాకు, బట్ నేనూ అంత ఎప్పుడు ఫాలో అయిన సందర్భమయితే రాలేదండి. అంటే, ఏ ఆ! నేను ఆహ్, యాయ్ ఏంటంటే, ఏదైనా తింటాను, కానీ చాలా లిమిటెడ్‌గా తింటాను. ఎక్కువ తినలేను.
ఓకే. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. బావుందండి. హ్మ్. హ్మ్. ఓకే.